హ్మ్.
ఆ! సో, అలాగా ఆహ్, మొత్తానికెంటంటే, మాకు జాబ్‌లు అవి వచ్చేయడం, మాకు లోన్ రావడం, అన్నీ జరిగాయి. మొత్తానికి ఇల్లు స్టార్ట్ అయిపోయింది. ఇల్లు మధ్యలో ఉంటుండగా, మాకు డబ్బులు అయిపోయా‌యండి. అయిపోయినప్పుడు ఏమో డ్యాడీ ఏమో, "ఏంట్రా ఏం చేద్దాం" అంటే, నాన్న ఏం లేదు కంగారు పడకండి. ఒక 2 నెలలు ఆపండి అని చెప్పి. 2 నెలలు ఆపాను. ఈ 2 నెలల్లో నేను ఏం జేసానంటే, మొత్తం నాకున్న సోర్స్ మొత్తం ట్రై జేసానండి. పర్సనల్ లోన్స్ గాని, లేదా మా తమ్ముడి దగ్గర లోన్స్ కానీ.
ఆ! అంటే, మీకు ఆఫీసు‌లో కూడా, లోన్ అది ఇస్తారు కదా? ఆ!
అదే, అదే. తీసుకున్నానండి. మొత్తం పర్సనల్ లోన్‌లు అవి తీసుకున్నాను అన్ని. మొత్తానికి మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేయించేసానండి. ఇంక నేను ఏం ప్లాన్ జేసానంటే, నాన్న మొత్తం ఇల్లుకి ప్లాన్ చేయకండి. 70,00,000 ఒకేసారి మనం పెట్టలేం. కాబట్టి, షార్ట్‌గా ఒక, 10,00,000 దొరికితే, ఇంత పార్ట్ చేసేద్దాం. ఇంకొక 10,00,000 దొరికితే, ఇంకో పార్ట్ చేసేద్దాం. ఇలా మనం షిఫ్ట్‌లు, షిఫ్ట్‌లు‌గా యేళ్దాం. ఇప్పుడు 6 నెలల్లోనే, లేదా 4 నెలల్లో ఇల్లు చేసేయాల్సిన అవసరం లేదు.
ఆ! అవును. అవును. అవును.
టైమ్ తీసుకుందాం. కానీ, నెమ్మదిగానే ఇల్లు మాత్రం మనం కంప్లీట్ చేసేయాలి నాన్న. సరే, అని చెప్పి ఇం
అంటే, స్టెప్ బై స్టెప్, స్టేజ్ బై స్టేజ్, అన్ని చేసుకుంటూ వచ్చారనమాట. హుహు.
ఆ! మాకు లక్ ఏంటంటేనండి, ఇంట్లో ఏదైనా సరే, ఇప్పుడు లంచ్ మేము ఒకవేళ ఆఫీస్‌లో నేను చేసిన, డ్యాడీ వర్క్ మీద ఉన్నా, లేదా తమ్ముడు వర్క్ మీద ఉన్నా, ఎవ్వరం ఎక్కడున్నా ఇంటికి నైటు మాత్రం డిన్నర్ ఒకటే. కంపల్సరీగా అందరం కలిసి తింటామండి. ఆ టైమ్‌లో మొత్తం డిస్ ఆ! డిస్కస్ చేసుకుంటాం అసలా.
అందరు కలిసి ఆ! అప్పుడు డిస్కషన్‌లు అన్ని ఆ టైమ్‌లో చేసుకుంటే, అందరికి తెలుస్తుంది. అందరి తాలూకా అంగీకారం, అందరి తాలూకా సపోర్టు ఉంటుంది అనేసి అని. అది చాలా మంచి పద్ధతి అండి అది.
ఆ! అందుకని మాకు అలవాటు అనమాట. చిన్నప్పటి నుండి అది అలవాటు. ఇంకా ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాం అది. అది ఏంటంటే, మొత్తం డిస్కస్ చేసినప్పుడు, నా ప్లాన్స్ అన్ని చెప్తూ ఉంటా అనమాట. ఇలా చేద్దాం, అలా చేద్దాం. వాళ్ళు నన్ను ఎంత నమ్మారంటే, అక్కడి నుండి మొత్తం మా డ్యాడీకొచ్చే సంపాదన గాని, మా తమ్ముడికి వచ్చే సంపాదన గాని, మా మిసెస్‌ది గాని, నాది గాని అన్నిట్లని ఒకే అకౌంట్‌లో వేయడం మొదలుపెట్టాం. యేసీ, ఒక ప్రాపర్‌గా మనకు తెలియాలి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది అని ప్రాపర్‌గా ఒకే అకౌంట్‌లో యేసి, నే నేను నా ఒక్కడికే మెయింటెనెన్స్ ఇచ్చేసారండి. మొత్తం నేనే మెయింటైన్ చేసేవాడిని. డ్యాడీ ఫోన్ చేయడం. ఆహ్, ఒరేయ్ ఇంత
హ్మ్. హ్మ్. ఓకే. ఆ! అంటే మీరు, మీరు ఇంట్లో మీరు పెద్దబ్బాయ? కుటుంబంలోని. ఆహా!
ఆ! నేను పెద్దోడిని అండి. నేను పెద్దోడిని. తర్వాత తమ్ముడు నాకు తరువాత.

లోనుకెళ్ళాలి. ఆ!
సో, నాకు లోన్ కావాలంటే, నాకు బ్లో ఆహ్, ప్లానింగుండాలి, ప్లానింగ్ లేపోతే
ఎప్రూవ్ ఎప్రూవ్డ్ ప్లాను అన్ని ఉండాలి. శాస్రవిక్తంగా ఉంటే గానీ లోన్ రాదు. హ్మ్.
ఉండాలి. లోన్ రాదు. సో, అది మాట ప్రాబ్లమ్. ఈ లోపు మరి ఆ దేవుడి దయనాలో లేదో, ఏం జరిగిందో గానీ, ఆహ్, మా వైఫు <smacks lips> లక్కీగా ఆ టైంలో ప్రెగ్నెంటయ్యిందండి. ప్రెగ్నెంటై ఒక న్యూసు బయటికొచ్చిందే, తను ప్రెగ్నెంటయ్యిందనే ఆ!
ఆ! చాలా సంతోషకరమైన విషయమే. ఆ!
ఇలా మేమింట్లో డిస్కస్ చేసుకున్నామండి, వారం రోజుల్లోని అనూహ్యంగా మాకు ప్లాన్ వర్కౌటవ్ ప్లానూ అప్రూవలయిపోయిందండి. అయిపోయింద, అయిపోయిన తరువాత మేము లోన్ పెట్టుకోడం, లోన్ కూడా ఒక 20 డేస్‌ లోనే మాకు లోన్ సాంక్షనయిపోయింది. 1 మంత్ ఆ! తను ప్రెగ్నెంటయిన 1 మంత్‌ లోనే మాకిల్లు క కట్టడం మొదలుపెట్టేసామండి. అందరం
ఎప్రూవయిపోయింది. ఆ! సాంక్షనయిపోయింది. ఆ! అంటే అన్ని శుభసూచకాలే, అన్ని మీవి. ఆ!
వరసగా, <smacks lips> ఒకే నెలలో జరిగాయండి మూడును. తను ప్రెగ్నెంటవ్వడం, ఆహ్, ఇలగా మాకు ప్లానింగొచ్చేయడం, లోన్ సాంక్షనయిపోడం, ఒకే నెలలో జరిగిపోయింది. చాలా ఆశ్చర్యం కలిగించింది. ఇంకక్కడి నుండి మాత్రం, నేను చాలా ఫోకస్‌గా స్టార్ట్ చేసానండి మొత్తం. లోన్ యమౌంటు మనకి కన్సక్షన్ లోనంటే తెలుసు కదా! మీకు స్ కొంచెం కొంచెంగిస్తారు.
ఆ! హ్మ్. అవునవును. ఆ! స్టెప్ బై స్టెప్ రావడం, వాళ్ళు ఇన్స్‌పెక్ట్ చేయడం, నెక్స్టూ ఆహ్, నెక్స్టూ ఇన్‌స్టాల్‌మెంటేమో రిలీజ్ చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
మనం కట్టేది. ఇస్తారు. పైగా మనకీ కన్సెషను ఫుల్ యమౌంట్ కూడా ఇవ్వరు. మనకక్కడ కన్సక్షన్‌కో 70 లక్షలవుతుంది అంటే, ఆళ్ళోక 25,00,000 ముప్పై లక్షలిస్తారు. అలా మా కన్సక్షన్‌కీ బడ్జెట్ 70,00,000 పెట్టుకున్నామండి మేము. మొత్తం డూప్‌లెక్సిల్లు, యెనకాతలుంకో రెండిళ్ళులు అన్నట్టలా ప్లాన్ జేసుకున్నాం. అయితే వీళ్ళేమో ము 30 ల్యాక్సే మాకు ష్యాన్షన్ చేసారు. ఇంకా 40,00,000 షార్టేజొచ్చింది. మళ్ళీ మేము అటు ఇటు చూసి, నేనింక మా డ్యాడీ ఒక టైంకేమన్నారంటే, "ఇప్పుడా వ చూడు, మనం డ్రాపవుదామా" ఏంటనడిగితే, నేను మాత్రం ఒప్పుకోలేదండి. ఏ డ్యాడీ ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసేద్దాం ఇల్లు మాత్రం ఆపొద్దు. ఏదైతది జరగనివ్వండి ముందుకెళ్దాం. అన్నా మా డ్యాడీ యోళ్ళు కూడా బా ఎంకరేజ్ చేసారండి. ఎంటుకంటే, నా మాట ఇప్పుడు ఆళ్ళు గాని, అప్పుడు గాని, అరేయ్! నీకు తెలీదు. ఇదిగో ఇబ్బంది పడిపోతాం ఆపేయనని చెప్తే, నేనాపేద్దునేమో! కానీ డ్యాడీ మాత్రం బా ఎన్ ఆ!
ఆ! అవును. అవును. ఓకే. హ్మ్. ఓకే. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓకే. ఆపేస్తే అవును. ఆపేస్తే అంతా నష్టమే. ఆ! అది. ఆ!
ఆ! అయితే మా డ్యాడీ ఆల్రెడీ కాంట్రాక్టరండి. సో, అప్పడికే బిల్డర్ మా డ్యాడీ. సో, ఆయనకి అవగాహనుంది. ఎంత బడ్జెటవుతుంది ఆ! చాలా మొత్తం ప్లానింగు, ప్లానేదో అప్రూవల్‌ తీయించుకున్నాం గానీ, మా ఇన్ సొంతంగా గదా! కట్టుకుంటాం. సో, డ్యాడీ స్కెచ్చే మొత్తం అంతాన. ఎక్కడ ఎలా మెట్లు రావాలి? ఎలా డూప్‌లెస్సెలా డిజైన్ చేయాలి? మొత్తం అంతా డ్యాడీ చూసుకున్నారు. ఫ్రంట్ ఎలివేషన్ గాని, ఇంకోటేటంటేనండి మాకూ, ఇంటి ముందు చిన్న స్నోప్‌లా ఒచ్చి, అక్కడి నుండి ల్యాండెళ్తుంది మాట. నేనేమనుకున్నానంటే, ఒక స్నోప్‌లా ఒక చూడండొక గట్టులా చేసేస్తారు. ఆ తర్వాత ఇల్లు స్టార్టవుద్దని నేననుకున్నాను. బట్ నేనొకసారి ఆఫీస్‌కెళ్లి, తిరిగొచ్చినప్పడికీ ఆ తర్వాత నాకాఫీస్ జాబొచ్చేసిందిలెండి. ఆహ్, నాకు చెప్పాను గదా! ఆ! కాదు కాదు కాదండి. ఒక ప్రైవేట్ కంపెనీలోనీ ఒక మెయిన్‌ని మేనేజర్ జాబు.
ఓకే. అనుభవం ఉందాయనకి. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! గవర్నమెంట్ జాబా? ఓకే. మంచిదే. ఆ!
అది కూడా ఎప్పుడనుకుంటున్నారు, మాకు పాప పుట్టిన మూడో నెలో, నాలుగో నెలలోనే నాకు జాబొచ్చిసిందండి. తనకి మా మిసెస్‌కేమో అమెజాన్‌లోని సాఫ్ట్‌వేర్‌గా రా తనకి జాబొచ్చిసిందండి.
హ్మ్. ఓహ్! ఇద్దరికీ జాబొచ్చింది. ఆ! మరి మీ పాపనీ, పాపని చూసుకోడం అదీనూ పేరెంట్స్ చూసుకునేవాళ్ళా? ఆ! ఓకే. బావుంది.
ఇద్దరికీ జాబు, అది కూడా పాపకి 6 నెలలు. మా అమ్మాళ్ళున్నారు కదండీ! మా అమ్మ నాన్న ఇద్దరున్నారు కదా! ఆ! మా అమ్మ చూసుకునేది. మా అమ్ ఇప్పడికీ వాల్లిద్దు <chuckles> మా అమ్మనొదలదండి పట్టుకుని <giggles> పట్టుకుందంటే, పైగిద్దరు ఒకేలాగ ఉంటరు ఫేసులు కూడా. ఆ!
అంటే, ఆహ్, అలవాటు గదా! ఎక్కువ చేరిక అక్కడే ఉంది. ఆ!